అయితే ఇప్పుడు మనం పిల్లల విషయంలో ఈ కంపారిజన్ అనేటువంటిది ఇలాంటివి రాకుండా ఉండడానికి వాళ్ళు అంటే, మనం మనమే కదా వాళ్ళని పెంచి పెద్ద చేయవలసింది వాళ్ళని. కరెక్ట్.
తప్పకుండా అండి అసల వాళ్ళకి ఆ కంపారిజన్ తెలిసేదే మన వల్ల. లేకపోతే ఆ చిన్న బుర్రలోకి ఎట్లొస్తదండి కంపారిజన్ అనే పెద్ద థాట్.
మనవల్ల ఆ! అలాంటిది తెలియకుండా మనం పెంచాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి?
ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే వాళ్ళని ఆహ్, వాళ్ళకెదైనా చెప్పేటప్పుడు ఆ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడో ఆహ్, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా స్పోర్ట్స్ ఆడుతుందో అని కాకుండా వీళ్ళతో వీళ్ళనే కంపేర్ చేయాలి. నువ్వు లాస్ట్‌టైమ్ ఈ ఆట ఆడేటప్పుడు చాలా బాగా ఆడావు ఈసారెందుకో కొంచెం తగ్గినట్టు అనిపిచ్చింది. సో ఆహ్, మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని వాళ్ళనే కం కాంపిటీటర్‌గా చూసుకోవాలి తప్పితే పక్కన వాళ్ళని కాంపిటీటర్‌గా ఉంచగూడదు.
ఆ! హ్మ్. ఆ! ఆ! ఉంచకూడదు అవునండి.
అలా కాంపిటీటర్‌గా ఉంచుతున్నప్పుడు వ వీళ్ళకెమైతదంటే వీళ్ళు నా ఎనిమీ. నన్ ఆహ్, మా మమ్మీ‌కి ఈమంటే నచ్చుతుంది నేనంటే నచ్చట్లేదు. ఈమె వల్ల నేను మా మమ్మీ‌కి నచ్చట్లేదు. అన్నట్టుగా వాళ్ళకి మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఫ్రెండ్స్ కాస్త ఎనిమీస్ అయిపోతారు.
ఆ! ఆ! నచ్చట్లేదు అనే ఓహో! అలాంటి భ ఓకె ఓకె. అల్ అలాంటి భావం వస్తుంది.
హ్మ్. దానివల్ల ఏం చేయాలంటే లాస్ట్‌టైమ్ నీకు గ్రేడ్స్ బాగొచ్చాయి నాన్న, ఈసారి ఎందుకొ కొంచెం తగ్గినట్టుంది. ఈసారి మనిద్దరం కలిసి వర్క్‌ఔట్ చేద్దామా? డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేద్దామా? అన్నట్టుగా వాళ్ళని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళామంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళకి కంపారిజన్ అనే థాటే మైండ్‌లోకి రాదు.
ఆ! ఆ! ఆ!